అవును. సో, అలాగే మా ఇంట్లో గుడా ఒక పార్టిక్యులర్ బ్రాండ్ పేరు జేప్పి, "అలాంటిదే తి తీసుకో‌ని రా నాన్న" అని అంటే నేను అక్కడ పోతే అక్కడది లేదు. సో మనం ఇంకేమంటామండీ సన్ ఫ్లవర్ నూనె ఇంకా గ్రౌండ్ నట్స్ నూనె రైస్ ఆయిలంటే ఇలా చెప్తుంటారు గదా! అన్నీ ఒకటే వాళ్లేంటి వాళ్ళు వ్యాపారం పోగూడదని జెప్పి మనకి ఏదో ఒటి అంటగట్టేస్తారు. సో, మనకు తెలిదు. మనకంతా అంత నాలెడ్జ్ ఉంటే మనం అంత దూరంగేమి బోము. అందులోను నో అని జెప్పి చెప్పలేక కాదు అని చెప్పలేని పరిస్థితి మనది. ఇంగ సరే, తీసుకొని బోదాం ఇంట్లో చూద్దాంలే అన్నీ ఇంకా ఇంటికి తీసుకొని పోతే, "ఇది అసలు నువ్వు ఎలా తేస్తావు? ఇది నేను జెప్పానా" అని జెప్పి ఇంక ఇంట్లో అమ్మ.
ఓకే. అవునండి. అవును. నిజమే. అవును. నేను జేప్పిన నూనె గాదు నేను వాడనన్నారా?
ఆ! ఇంకంతే <giggles> ఇంగ మర్యాదగా పోయి తీసుకొనోస్తావ ఇంగ న నన్నేం జేయమంటావు అనంట పరిస్థితిలో ఇంకా ఆ నూనె ప్యాకెట్ బట్టుకొని అంగడి
చాలా కష్టమైన పరిస్థితి అది అదసల. అటెళ్ళి ఇవ్వలేమాళ్ళకి అవును. ఆళ్ళేమో "మేం మేము డబ్బులియ్యము బాబు" అంటారు. ఇళ్ళేమో నా డబ్బులు నాకు తీసుకొచ్చే లేదా న నేను జెప్పిన ప్యాకెట్ తీసుకొచ్చేయి అంటూ ఉంటారు.
అలాగే అంగటికి గాని వెళ్ళాను. హ్మ్. అవునవును. ఇంకా అలాంటి పరిస్థితిలో ఇంకా అంగడికి బోతే అక్కడ నాతో బాటు తోటి కస్టమర్లు వోళ్ళు నన్ను చూసే చూపుకే నాకు సగం అదో విధంగా అయిపోద్ది. అంటే యిళ్లేంది? ఇట్లా చూస్తున్నారు <chuckles> ఇపుడు నేను
ఓకే. అంతే అండి. ఇందులో అబ్బాయిలకి ఇంకా ఎక్కువుంటుంది అమ్మాయిలన్న కొంచెం ధైర్యంగా ఏళ్లి ఒద్దు అని చెప్పగలుగుతారు. కానీ అబ్బాయిలసలు మొహమాటం ఫీలయిపోతూ ఉంటారు.
అవును. ఇంక అసలు అంగటి ఓనర్ కన్నా నాకక్కడున్న మనుషులు జూస్తేనే సగం ఇంకా అబ్బా! అనుకుంట ఇంక అనవసరంగా ఎస్ చెప్పేసాను గదా! ఈ సందర్భంలో వద్దనేసి గమ్మున ఏళ్ళాల్సింది. ఇపుడు
ఆ ఇంట్లో అడిగేసొస్తానని ఏదోకటి చెప్పి ఏళ్లి అడిగేసి రావాల్సిందనిపిచ్చిందా?
ఆ! ఇంకా అలాగ ఆ! అవును. అలాంటి సిచ్యుయేషన్‌లో చేయాలనిజెప్పి అనిపిచ్చేది. ఇది ఒక రకంగా బాధే కానీ కొద్దిగా ఫన్నీ మూమెంట్ గూడా. ఆహ్, అంటే గుర్తుచేసుకున్న ప్రతిసారి ఒక రకంగా సంతోషము, బాధ వస్తా నవ్వుతోనొస్తది.
అ! అవును. నిజమే. నవ్వొస్తది. ఆ! అవును. అయితే ఇప్పుడు మీరు నో చెప్పిన దర్వాత ఎవరైనా మొఖం రియాక్షన్ అబ్జర్వ్ చేసి ఆళ్ళు హర్ట్ అయితున్నారు అన అని మీకేప్పుడన్న అనిపిచ్చిందా? అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయిందా?
అంటే

యెస్‌కి, నోకి మధ్యలో నలిగిపోయిన అంటే పరిస్థితులు ఉన్నాయి. అయ్యి ఎటువంటివంటే వా <smacks lips> అవి గానీ వె చాలా అంటే <smacks lips> చెప్పడానికేమో ఫన్నీగా అనిపిస్తుంటాయి గానీ, నే నాకు మాత్రం చాలా ఇబ్బందిగా అలానే ఉంటాయి. అలాంటి మూవ్‌మెంట్స్ చెప్పాలంటే ఆ! చెప్పండి.
ఆహా! అవునా! అయితే, అయితే ఇప్పుడు ఇదే గాకుండా, మనం యెస్, నో చెప్పాల్సింది రిలేషన్‌షిప్స్‌లో ఎవరైనా ప్రపోజ్ జేసినప్పుడో ఏదన్నా గూడా యెస్, నో చెప్పాలి. అలాంటప్పుడు ఆళ్ళు నో జెప్తే హర్ట్ అవుతారేమో అని యెస్ చెప్పడా ఎఫ్ యెస్ చెప్పలేక సతమత పడిపోయిన సిట్యుయేషన్‌లు ఏమన్నా ఉన్నయా?
అవును. ఆ! ఇప్పుడు మీరిలా అన్నారు గాబట్టి, మనం ఇ ఇది ఒక రిలేషన్ ఐదర్ ఫ్రెండ్‌షిప్ జోన్ లేదా, అస లవర్సిలా మనం అనుకున్న మూవ్‌మెంట్‌లో నాక్కొన్ని ఒచ్చాయి. <smacks lips> కాలేజ్‍లో ఉన్నప్పుడు ఇలాంటి సాఫ్ట్ కార్నర్స్ పర్సన్స్ మీద కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది అమ్మాయిల్లో.
అవునా! అవును. నిజమే.
సో, వాళ్ళేంటంటే, వాళ్ళై వాళ్ళు ఒచ్చాకింక మనం వాళ్ళకి నో జెప్పలేక ఆ ఫ్రెండ్‌షిప్‌ను కంటిన్యూ చేసుంటాం.
అవును.
సో, ఆ ఫ్రెండ్‌షిప్‌ను కంటిన్యూ జేస్తూ అది వొ ఒక లెవెల్ వరకొచ్చాక వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇంత సైలెంట్ పర్సన్ మనతో మాట్లాడుతున్నాడంటే, మన మీద ఇంకేదో అభిప్రాయం ఉంది.
ఏదో ఉండే ఉంటుంది. అవును. అనుకుంటారు.
సో, ఆహ్, తను చెప్పలేని పరిస్థితుల్లో మనమే అడగొచ్చు గదా! అన్నట్లు వాళ్ళు ఆలోచించుకుంటూ, వాళ్ళై వాళ్ళే చెప్తారనమాట. అప్పుడు మనకిచ్చే
ఓకే. ఆ! వాళ్ళే కొంచెం ధైర్యం జేసి ఒచ్చి చెప్తారు.
ఆ! మీరు చెప్పినట్టు అమ్మాయిలకే ఎక్కువ ధైర్యం అలాంటప్పుడు. చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళే ఒచ్చి ఇంక అప్రోచ్ అవుతారు. <smacks lips> అసలేంటి, ఏమాలోచిస్తున్నాడు? అని జెప్పి వాళ్ళకి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు దాగుంటాయి. క్లారిఫై జేసుకుందాము అన్నట్లు వాళ్ళు చిన్నగా అడగతారు.
అవును. అవునండి. ఆ! చిన్నగా అడిగారు. ఓకే. అయితే మీకు మీకెలా అనిపిచ్చిందప్పుడు? ఏం జెప్పారు?

అంతెందుకండి, మనము మన స్నేహితులే ఉంటారు. ఎగ్జామ్స్ బెట్టినప్పుడు కొందరు నేర్చుకొనొస్తారు, కొందరు నేర్చుకొని రారు.
అవునండి. అవును. నిజమే.
ఆ! వాళ్లేంటంటే, ఎక్సామ్ రాసేటప్పుడు "రే, రే కొద్దిగా సహాయం చెయ్యిరా, ఎట్టో ఒటి నీ వల్ల ఈ ఎక్సామ్ పాస్ అయిపోతానురా" అన్నట్లు అంటారు.
ఆ! కొంచెం చూపిచ్చు చూపిచ్చని అడుగుతూ ఉంటారు.
ఆ! హ్మ్. మనకు మనసులో ఏమో చూపిచ్చాలనుంటది గాని, అక్కడ పడిన ఇన్విజిలేటర్ అనే వ అతను టాప్ మోస్ట్ పట్టుకునే అతను మరి, ఆ! స్ట్రిక్ట్‌గా ఉండే అతనున్నప్పుడు నో అని చెప్పలేము.
మనకే భయం వేస్తూ ఉంటుంది. అసలు ఇవ్ ఇవ్వాలా లేదాని.
ఆ! అసలు ఏప్ వాళ్లొచ్చి మన పక్కన కూర్చుంటే ఆహ్, ఉన్న ఆన్సర్‌నే మర్చిపోతుంటాం మనం.
అవును, నిజమే.
సో అలాంటి సందర్భంలో వీడికి నో అని జెప్పలేను. వాళ్ళిట్టు నా మొఖం <giggles> చూపిస్తుంటే, వాళ్ళకసలు ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది చేయలేమన్నమాట. సో ఇలాంటి సందర్భంలోను నాకొకటి జరిగింది. ఇలా అడిగినప్పుడు నా స్నేహితుడికి నేను ఆహ్, జవాబనేది చెప్తుండగా ఆయన ఇన్విజిలేటర్స్ ఆరోజు పట్టేసుకొని ఒచ్చి నా పక్కన గూర్చున్నారు.
అవునండి. పట్టేసుకున్నాడా? ఓకే. ఇంకా మీ ఎక్సామ్ అంతా క్ కంగారు కంగారుగా రాసేసుంటారు.
ఇంకా కంగారు కంగారు, ఇంకా నేనేంటంటే సార్ మీరెళ్లొచ్చు గదా! సార్. అక్కడ వేరే వాళ్ళు ఏదో జేస్తున్నారంటే, "లేదు ఇంగ నీ దగ్గరే గూర్చుంటాను. నాకు నువ్వే ఫేవరైట్ స్టూడెంట్" అన్న టైప్‌లో ఆయన నన్ను జేసేసి ఇంక నా పక్కనే గూర్చొని
అయ్యయ్యో! అది చాలా కష్టం అసల.
ఇంకా నా ఫ్రె నా ఫ్రెండ్‌కి ఎక్సామ్‌లో సహాయం చేయలేకపోయాను. నేను అంటే కంఫర్టబుల్‌గా రాయలేకపోయాను. <smacks lips> అబ్బా! పట్టేసుకున్నాడే ఇప్పుడు నాకు చాలా ఇబ్బందయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా చెప్పేస్తారేమో రేపు వేరే వాళ్ళకి నేను సహాయం చేసినట్లు, లేకపోతే ఏ నా మీదేమన్న చెప్పేస్తాడేమో అని ఈ ఆలోచనతో నాలో నేనే ఉండిపోవాల్సోచ్చింది.
రాయలేకపోయారు. ఓకే. అలానే ఉండిపోయారు. అయ్యయ్యో! అయితే నో చెప్పిన తర్వాత ఒకేళ ఓకే ధైర్యం అంతా తెచ్చుకొని నో చెప్పేసిన తర్వాత, ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ చేసారా?